అవునండి. అవును. అవును.
అవి మా అన్నయ్యనేమో సాయంత్రం జారేయమనేవారు, నన్ పొద్దున నన్నేమో పొద్దున జాయినవ్ కొంచెం హెల్ప్ చేయమనేవారుమాట.
అదే. అదే. ఇద్దరు టైమింగ్స్ బట్టి సెట్ చేసుకున్నారు. హ్మ్.
ఆ! అంటే ఇటు చూడండి. అన్నయ్యకైతే పొద్దున్నే లేవాల్సిన పనిలేదు. సాయంత్రం ఆని చిన్నప్పుడు నేను చిన్న కొడుకా గవి ప్రతి ఇంట్లో కూడా చిన్న కొడుకే ఇదే బాధ్యత. అన్ని పనులు పాపం చిన్నపిల్లలకే చెప్తారు. ఆ! <chuckles> అవునండి. అవును. అమ్ <laughs> కరెక్టే. అన్ని చూసి నాకు గుర్తొస్తుంటది మాట. అన్ని పనులు కూడా నాకే చెప్తారు. అంటే ఇంట్లో కూడా ఎప్పుడు నా పేరే నానుతదండి ఇంట్లోని. ఏది కావాలన్నా నా పేరు చెప్తా ఉంటారు.
హ్మ్. <giggles> అవును. <giggles> మీమ్స్ గూడా వస్తున్నాయిగా ఈ మధ్య చిన్న కొడుకుల మీద. బాగా కనెక్ట్ అవుతున్నారా? ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఓకే. <chuckles> అదేలెండి.
ఇలాగ. అందుకే అప్పుడు అర్దమైంది, పొద్దున్నే నేనేందుకు లేగవనో నాకర్థమైంది మాటప్పుడు. ఆడికి నిద్ర సెడిపోకుండా నన్ను లేపేవారుమాట. ఇయన్నీ గుర్తొచ్చేయమాట. ఇంకలగ.
ఓకే. అంటే ఒక వారం మీరు ఒక వారం అన్నయ్య అట్లా పెట్టుకోవచ్చు గదా!
ఆ! అలాగ లేదండి. ఇంక డైలీ జీవ నాదే ఇంక. ఆడు జనరల్ షిఫ్ట్. నాదేమో ఇంక ఇలాగండి. <laughs> మార్నింగ్ షిఫ్ట్ మాట నాది. అలాగుంటది. మ్యాక్సిమమ్ నేను ఏదో ఒక్కొక్కసారి అంతే తప్ప. మాక్సిమమయితే ఇంక నేనే పట్టే వాడిని. బయటకి వెళ్ళడం, సరుకులు తేవడం కూడా ఇంకా కూలు పనోడింక. చిన్న కోడుకంటే ఇంకా కూలు కూడా రేటు <laughs>
ఓకే. ఓకే. అదేలే. అదేలే. <chuckles> ఓకే. హ్మ్. కూలి పనా? పెద్ద కొడుకులకి బాధ్యతలుంటాయి గదండీ. చిన్న కొడుకులకేమి బాధ్యతలుండవు కదా అంటారు గదా! ఆ!
ఏం బాధ్యతలండి. ఏదో అనుకుంటారు అందరూ, అందరూ అలాగే ఉంటారంటాగా కాదు బాధ్యతలుంటాయి. మాకు ఉంటాయి పరు అంటే ఫిజికలు
చిన్న కొడుకులకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటదేమో.
ఉంటాదండి అవును. అంటే పెద్ద కొడుకేంటంటే ఓకే. తండ్రి వ్ తండ్రి తర్వాత తండ్రి, కొంచెం ఏదో గౌరవ మర్యాదలు కాపాడే వ్యక్తిగా ఉంటాడు తప్ప, మిగతా చాకిరి అంతా చిన్న కొడుకు, చిన్న కూతురు చేత్తారు అందరును. కదుపుతే కాదండీ. <chuckles> వావ్! బా కలిసిందయితే. అలాగా అన్ని పనులు మనకే చెప్తారు మాట. ఈ పెద్దోళ్ళున్నారే అస్సలు పట్టించుకోరింక. <chuckles> అలాగ ఉంటది మాట.
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> నిజంగండి నేను గూడా చిన్న కూతురినే. <laughs> ఆ! హ్మ్. అవునవును. అవునవును. నిజంగా. హ్మ్.
నాకు నాకు 6:00కి అలవాటయిందండి నాకు అలాగా.

అదేలేండి. అదేలేండి. ఓకే. ఓకే.
కనీసం టెన్ థర్టీ, లెవెన్ లెవెన్ ఆ టైంకి పడుకోవాలి, 4:30కి లేగవాలంటే.
అవును. మరీ ఆహ్, నిద్ర గూడా సెట్టవ్వాలి గదా! లేకపోతే, నిద్ర లేకపోతే, అది చిరాకుగా ఉంటది, లేజీ‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్.
ఆహా! లేదంటే, అక్కడ రౌండ్సెయ్యాలేమనమాట. అవునండొ. 5, 7 రౌండ్సేస్తానమాట. అలాగా. ఆహ్, అలాగా నాకూ 4:30కి లేచీ, అల అలారం పెట్టుకొని, 5కలా గ్రౌండ్‌కెళ్ళేవాడినమాటండి. గ్రౌండుకెళ్ళి
ఓకే. ఎప్పుడైనా అంటే, ఏదన్నా ఇట్లా మిస్సయిన సందర్భాలు, ఇది మీకు చాలా హ్యాపీనెస్ కదా ఇ ఇది. అంటే, ఆనందమన్నారు కదా! ఎప్పుడైనా హ్మ్.
ఆ! అవునండి. ఇంకో ఆనందమంటే ఇందులో ఇంకో ఆనందమేంటంటే, కొంచుం మబ్బు పట్టీ, చినుకులు పడతా ఉంటాయి చూడండి, అచ్చి బాబో! ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మాననండి నేను. ఎందుకంటే, చాలా బావుంటది తెలుసాండి? మీకు ఎప్పుడైనా ట్రై చెయ్యండొకసారి. అదీ ఇప్పుడు సైలెంట్‌గున్నా పైకెళ్తే ఇప్పుడో ఐదింటికెళ్ ఐదింటికెళ్తారా మీరు? 5కి అలా కొంచుం మేఘం పట్టి చినుకులు, మెల్లమెల్లగా చినుకుల్లో మీరు జాగింగ్ చేస్తే ఉంటదండీ, ఇంకది అద్భుతమండింకది. అదింక నేను వర్ణించి
హ్మ్. ఓకే. టిన్ ఓకే. చలేయదా అండి? <chuckles>
అంటే, మీకూ దిగే దిగేంత వరకే చలి. ఇప్పుడూ చల్లనీళ్ళు
ఆ! నిండా మునిగాక చలేంటనట్టా?
అవునండి. ఇప్పుడు ఏదో చెరువో, కాలవుంది. మీకు చలి పెడతంది. ఇప్పుడు బీచ్‌కెళ్తా ఉంటారు మి కదండి! బీచ్‌గైనా ఐడియా ఉంటది గదా! ఫస్ట్ దిగగానే చల్లగుంటది మనకి. కానీ, అందులో ఉన్నంత వరకు వేడిగానే ఉంటది.
హ్మ్. హ్మ్. అవును. అవునవును. అవును. అందులో ఉన్నంత సేపు ఏవుండదు. మళ్ళీ బయటికొచ్చాక మళ్ళీ మావూలే. అవును.
బయటకొత్తే మళ్ళి చల్లగుంటది. ఆ రకంగా ఉంటదిమాట. ఫస్టు మీరూ ఇంట్లో నించి బయటికి రాగానే చలి పెడతది. కొద్దిగా, కొంచెం వామప్ చేసేసరికి కొంచెం హీటూ వస్తది మాట.
ఓకే. హ్మ్. బాడీ‌లో వేడొచ్చేస్తదంటారు, వామప్ చేసి. హ్మ్.
వేడొస్తది. అలాగ మీరూ రన్నింగ్ చేస్తనప్పుడు, ఆ చినుకులు అయ్యి మీద పడటం, చలిగా లేడం, నాకైతే చాలా బాగా అనిపిస్తదంటది. ఎవ్వరుండరండి. ప్రకృతితో మనం నేచర్‌తో ఇంటరాక్టవ్వొచ్చు, బావుంటది. నాకైతే అస్సలా ఎవ్వరొక్క మనిషి ఉండడుమాట. సరదాగుంటది. నే నాకు సరదాగలా నాకైతే నాకు సూపరండి అసల. అంటే, యాక్చల్‌గా నాకు నైట్ జెర్నీ అంటే బాగిష్టం. ఆహ్, నాకు అదీ ఇష్టం మాట. కాని ద్
హ్మ్. ఓకే, ఓకే. అదేలేండి. అదేలేండి. హ్మ్. ఓకే. <giggles> ఓకే. ఓకే. నైస్. ఓకే. రాత్రి పూట ప్రయాణాలిష్టం మీకు.
ఆ! నైట్ జర్నీ బాగిష్టం.
ఎందుకంటే, ఏవన్నా స్పెషల్ అలా ఏవన్నుందా?
అంటే, నాకయంటే, ఎందుకో నాకు తెలీదండి. డార్క్ కలరంటే కొంచం, ఎవరికి కనపడం, మనం సైలెంట్‌గా, పీస్ఫుల్‌గుండొచ్చు. ఎవరు కనపడరు కదా! అని జెప్పేసి ఉంటది మాట. సరదాగా. అంటే, ఇంకెవరు మనుషులుతో ఇంటరాక్టవ్వవసరం లేదు. నాగో సొంతంగలాగ అలు‌కొ అనుకోడం‌మాటంతేనండి. అలాగే, నాకైతే, నాకది ఎక్సలెంటనమాట. మీరు ఒక్కసారి ట్రై జెయ్యండది. ఆ చినుకులు పడతం, మేఘం. ఇంకోటండి, ఒ ఒకసారి మీకు తుఫానొస్తా ఉంటది గదా!
చీకటి అంటే అదేలే. అదేలే. ఓకే. హ్మ్. <chuckles> హ్మ్.

అవునండి. నిజంగానే.
అలాగా నాకైతే అలాగ అదోకటుందండి. నెక్స్టింకేంటంటే, మళ్ళీ మేమేం చేస్తామంటే, మా ఫ్రెండ్సందరూ కలిసి లైబ్రేరిలో
హ్మ్. హ్మ్.
5కి టీకి లేస్తామండి అందరం కలిసి. ఈవినింగ్.
ఓకే. అంటే పొద్దున్నుంచి మీరు లైబ్రరీ‌లోనే ఎక్కువ అంటే, మీరెక్కువ సేపు చదువుకోవాలిగా ఏమో గదా! నిజంగానే. హ్మ్.
ఆ! అవును. పొద్దున్నే మేం 8 గంటలకెళ్తామండి. మళ్ళీ ఎనిమిదింటికొస్తాం సాయంత్రం.
అబ్బబ్బబ్బా! హ్మ్. ఓకే. ఇట్లా సంవత్సరం పాటు ఉంటారు గదా! అంటే ఆ నెక్స్టా మీకు ఆ ఎగ్జామ్సొచ్చేవరకు.
పన్నెండ్ 12 అవర్స్ అక్కడే ఉంటాం. మధ్యలో గంటా సంవత్సరం ఏంటో, నాకు తెలిసి 4, 5 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుందండి.
ఓహ్! అమ్మో! హ్యాట్స్ ఆఫ్ అండి.
ఆ! మాకు నోటిఫికేషన్‌లేం ఉండవండి. అది ప్రాబ్లమ్.
నిజంగా. మీరు చాలా గ్రేటండి. <giggles> హ్మ్.
థాంక్యూ అండి. థాంక్యూ. అలాగా మేం 5కీ టీకి లేసి, ఫస్టేంటంటే, మేం అందరం లేసి, అదే గ్రౌండ్‌కి వాకింగ్‌కెళ్తాం, ఈవెనింగ్ వాక్‌కి. సరదాగా రిలాక్సవ్వడం కోసం. కూర్చొనుంటాం గద అందరము.
అవునవునవును. హ్మ్.
సరదా కబుర్లు చెప్పుకుంటూ, జోకులేసుకుంటూ, వాకింగ్ చేత్తాంమాట. వాకింగ్ చేసి ఒకా గంట తిరుగుతాము. గంటే తిరిగాక, అప్పుడు వాటర్ తాగేసి టీకెళ్తాంమాటప్పుడు మేం.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సాయంత్రం. అదేలండి. హ్మ్.
ఆ సాయంత్రం మాట్లాడు. టీకి వెళ్ళి, ఇంకా టీ తాగేసి మళ్ళీ కూర్చొని, అంటే కొంచెం మళ్ళీ రిఫ్రెషయ్యాం గాబట్టి మళ్ళీ స్టార్ట్ చేత్తాం. సిక్స్‌కి సిక్స్‌కొచ్చేస్తాం గాబట్టి 6-8 మళ్ళీ ఈవినింగ్ టైము.
హ్మ్. ఓకే. హుహు. అదేలెండి. అదేలెండి.
అలాగా ఎయిటుకయిపోయేసరికా, ఎయిటుకయిపోయాక బయట అందరం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని, అప్పుడు ఇంటికెళ్తామండి మళ్ళీని.
ఓకే. ఆహా! ఓకే. హ్మ్.
అలా ఇంటికెళ్ళి, మా అన్నయ్యోళ్ళ పాపతో ఆడుకుంటానండి కాసేపు ఇంటికొచ్చాక. అది బాగాడతది. అలాగా కొంచెం, దాంతో ఆడి ఆడుగు రిలాక్సయిపోతానుమాటింకా ఇంట్లో ఇం ఆహ్, లైబ్రరీ‌లో చదివి
హుహు. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అంటే, ఇంకా ఆహ్, ఏ అంటే ఏప్ ఏ టైమ్‌కి తింటారు? ఏ టైమ్‌కి పడుకుంటారు? అంటే, పడుకునే ముందు స్క్రీన్ తగ్గించటం ఇట్లాంటివి గూడా ఉంటయా?

ఓకే. ఓకే.
నాకు ఎందుకో నచ్చేది కాదు అందరి ముందు జాగింగ్‌కి పరిగెత్తడం అందరి ముందు.
ఓకే. జన సం అందరం లేనప్పుడైతే బావుంటది అనిపిచ్చింది మీకు.
అవునండి. అంటే నాకు అంటే ప్రతీదీ చేయలేము అందరి ముందు. ఏదో జాగింగ్ చేస్తాం. ఎక్సర్సైజ్లన్నీ నాకు ఇబ్బందిగా అనిపించేది. ఇంకోకటంటే జనం 6:30 కంటే అందరూ కూడా ఏ 6కో లేచి వెంటనే గబగబా వచ్చేస్తారనమాట. గ్రౌండ్ ఖాళీ ఉండదు. ఇప్పుడు మనం రౌండ్స్ చేస్తున్నప్పుడేమో అందరూ అడ్డొస్తారు. వాళ్ళనేమో క్లాప్స్ కొట్టడం తప్పుకోవడం అని చెప్తానమాట. అంటే మాట్లాడలేం కదండీ, ఇప్పుడు పరిగెడుతున్నప్పుడు ఆయాసం వస్తు ఉంటది. మనం మాట్లాడకూడదు. అంటే క్లాప్స్ కొడితే వాళ్ళు చూసుకొని తప్పుకుని సైడ్ ఇస్తారనమాట.
ఓకే. ఓకే. ఓకే ఓకే. హ్మ్. అవునవును. అవునవును. హుహు. అవునండి. అవును. హ్మ్. ఓకే ఓకే. <chuckles> ఓకే.
అంత జనాలు వచ్చేశారనమాట. <chuckles> అర్థమైందా అండి?
ఓకే. జనసంచారం ఎక్కువుంటదైతే. అవును. హ్మ్.
ఆ! అవునండి అంటే ఎక్కువమంది అలాగా వచ్చేయడం వల్ల, జనసంచారం ఎక్కువైపోయి క్లాప్స్ కొట్టడం పక్క తప్పుకుంటారు అలాగా. అలా ఇప్పుడు మనకి వార్మ్ అప్ వాటిల్లకి కూడా కొంచెం జనాలొచ్చేస్తుంటారు నాకు నచ్చేది కాదది. ఇలా కాదు పైగా ఆక్సిజన్ కూడా ఇది కరెక్ట్ కాదని జెప్పేసి నేనేం చేశానంటే ఇకా మార్చుకోవాలని చెప్పేసి అంటే ఇంకోక విషయమండి
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
నాకు ఆ టైంలోనే ఎక్కువ మంది కనపడతారన్నమాట. కొంచెం తెలిసిన వాళ్ళు గాని ఆళ్ళు గాని కనపడుతూ ఉంటారు.
ఓకే ఓకే. హ్మ్.
అది నాకు జాగింగవి మానేసి వాళ్ళతో కబుర్లు చెప్పడం, అదే నాకు అది నచ్చేది కాదు. టైం కిల్లైపోయేదనమాట. అక్కడ నాకు చిరా ఒక రోజు చూసాను. రెండో రోజు కూడా అదే జరిగిందండి. నేనేం చేయలేదసల ఎక్సర్సైజ్‌లు గాని ఇలాటివి గాని నేను చేయ
<chuckles> కబుర్లు చెప్తూ ఉంటారు. ఓకే. ఓకే. వచ్చిన పని మానేసి వేరే దానికి ఇదైపోయారు.
ఆ! అదే నాకది ఇదేంట్రా దేనికొచ్చానో, ఏం చేస్తున్నానో, నాకదింకా ఆళ్ళేమో మధ్యలో కట్ చేయలేం.
హ్మ్. అవును. అవును. హ్మ్. బాగోదు గూడా అంటే పొగరని కూడా అనుకునే సందర్భాలుంటాయి. హ్మ్. హ్మ్.
కొంచెం నాకర్థమైపోయింది ఇంకిలా కాదు. అ అవునండి. అవును. ఇప్పుడు ఎలాగా ఉన్నారు కదండీ ఇప్పుడు. అలాగా నాకైతే నచ్చేది కాదు. ఏంట్రా బాబని జెప్పేసి ఒకరోజు ఆలొచిస్తే, ఇలా కాదింగా మనం 5 కొచ్చేయాలి. అని జెప్పేసి అనుకున్నన్నమాట. అప్పుడు ఫొర్ థర్టీకి అలారం పెట్టుకునేవాడినన్నమాట.
హ్మ్. ఓకే ఓకే.